ప్రస్తుతం ఉన్న జనరేషన్‍లో మొబైల్ ఫోన్స అనేవి చాలా ఎక్కువగా వాడుతున్నామండి. అలాగే నిద్రకు ముందుల గూడా మనం ఫోన్ చూస్తూనే ఉంటున్నాం. అలాగే డైలీ లైఫ్‌లో కానివ్వండి, అంటే మీకెప్పుడైనా అనుభూతి చెందారా? నిద్రపోయే ముందుల ఎక్కువగా ఫోన్ చూడటం, అలాగే ఎక్కువగా ఫోన్ వాడటం వాటి వల్ల నిద్ర ఎంతసేపు ఎక్కువ టైం పనుకుంటున్నామో కూడా తెలియకుండా ఫోన్ చూస్తూనే ఉండిపోవటం, అలాంటి ఇబ్బందులు మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అలాగే మీరు ఎప్పుడైనా అనుభూతి చెందారా?
అవునండి. అవునండి. అనుభూతి చెందానండి. నేను ఫేస్ చేశానండి. ఆహ్, మరీ ఇప్పుడు సోషల్ మీడియా చూడటం అంటే ఫేస్బుక్కూ, నెక్స్టూ అంటే ఒక 5 మినిట్స్ చూస్తామనే చూస్తాము ఫస్టు. అదీ అలాగా వన్ అవర్, 2 అవర్ అవుతుంటది. అట్లాగే కొన్నిసార్లు వెబ్ సీరీస్ ఉంటాయి. మంచి సస్పెన్స్‌లో ఉంటాయి.
ఓకె. ఓకె.
ఆ సస్పెన్స్‌లో ఉండేటప్పుడు ఏంటంటే, ఒక సిరీస్ స్టార్ట్ చేసాం అనుకోండి. సిరీస్ మొత్తం వన్ బై వన్, వన్ బై వన్ అలాగే చూస్తుంటాం. ఆ సపెన్స్‌ని తట్టుకోలేక.
ఓకె.
సో, అట్లా ఏంటంటే మన స్క్రీన్ టైమూని కరెక్ట్‌గా నిద్రపోయే ముందూ స్టార్ట్ చేశామనుకోండి. ఇంకా అది కంటిన్యూ అవుతుంటది అనమాట సినిమా. సినిమా చూసామనుకో ఆ సినిమా
ఆ! అంటే, మంచి ఇంట్రెస్టింగ్‌గా ఏదైనా ఒక సినిమా గానీ, ఒక వెబ్ సీరీస్ గానీ, మంచి ఇంట్రెస్టింగ్‌గా తగిలినప్పుడు మీరు అసలు సమయం ఎంత టైము తెలుస్త అంటే తెలియకుండా, అసలు టైమ్ తెలియకుండా చూస్తూనే ఉండిపోతున్నారన్నమాట.
ఆ! టైమ్ తెలియకుండా చూస్తూనే ఉండిపోతామండి.
అయితే మీకు ఇలా ఇలాంటి టైంలో ఎప్పుడైనా మీకు అంటే కొన్ని కొన్ని సార్లు ఒకటవ్వచ్చు, రెండవచ్చు, 3 కూడా అవ్వచ్చు కొన్ని కొన్ని సార్లు. అంటే ఇలాంటి టైంలో అంటే మరుస రోజిటికి అంటే ఖచ్చితంగా మనం డైలీలో 9:00కి పడుకుంటే పొద్దున్నే 7:00కి, 8:00కి అట్టా లేస్తాం. అంటే 7 అవర్స్, 8 అవర్స్ స్లీపనేది కరెక్ట్‌గా ఉంటది. అంటే ఇలాంటి రోజులు, ఇలాంటి రోజులు మీరెదుర్కున్నప్పుడు అంటే కొన్ని కొన్ని సార్లు ఇలా మీరు మొబైల్ చూస్తూ లేట్ అయినప్పుడు తర్వాత రోజుకి దాని ఇంపాక్ట్ ఏమన్నా బాగా చూపిందా మీలో మీ జీవితంలో?
అవునండి. అవునండి. అవునండి. ఆహ్, తర్వాతంటే, కొంచెం లేవటం ఇంపాక్ట్ ఉంటుందండి కొంచెం లేట్‌గా లేవటం అనేది ఉంటుందండి. మనం అలారం పెట్టుకుంటామండి మామూలుగా అలారం పెట్టుకున్నా కూడా కొన్నిసార్లు, లేవలేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
ఓకె. లేవలేకపోతుంటారు. అంటే దాని వల్ల మీకు ఆ రోజు చేయాల్సిన పనులు ఆ రోజు చేసుకోవాల్సిన వర్కు అంటే బాగా డిలే అవుతుంటది. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు వచ్చినయి మీకు?
అట్లా డిలే అవ్వటం వల్ల నాకిబ్బందేంటంటే, మ్ మా ప్రాజెక్ట్ మేనేజర్స్ అడుగుతుంటారండి ఏంటి లేటు ఏంటి? అని. ఆహ్, కొంచెం నైటు మరి పడుకోవటం లేటు అని మనం చెప్పలేమండి. సో
అవును ఖచ్చితంగా తిడుతూ ఉంటారు. అవును అలా చెప్తే, చెప్పటం వలన అలా చెప్పటం వల్ల మనల్నే ఇంకా ఎక్కువ తిడుతుంటారు. అంటే టైమ్‌కి పనుకోకుండా టైమ్‌కి ఆఫీస్‌కి రాకుండా మనల్ని తిడుతూ ఉంటారు. ఇంకా ఎటువంటి సందర్భాలు మీరెదుర్కున్నారు?
ఆ! అ అద్ ఆ! అట్ల అదేనండి ముఖ్యంగా ఉ ఓహ్, అదే సెలవు రోజుల్లో అయితే ప్రాబ్లమ్ ఉండదండి. ఆఫీస్‌కి వెళ్ళే రోజుల్లో అనుకోండి, మరి ఆఫీస్‌లో ప్రాజెక్ట్ మేనేజరు వీళ్ళు వాళ్ళు అడుగుతా ఉంటారనమాట. అంటే వాళ్ళు కూడా అడగరు వాళ్ళకి కూడా మెయిన్ ఏంటంటే వర్కనేది కావాలనమాట. వర్క్ కంప్లీట్ చేయటం అనేది కావాలి. సో, మనం ఫైనల్‌గా అక్కడేంటంటే వాళ్ళకి ఔట్‌పుట్ చూపించాలి. కొంచెం లేట్‌గా వచ్చినా మళ్ళీ లేట్‌గా ఎళ్ళేటట్టు వర్క్ మొత్తం చేసేసి, ఒక
అవును. అవును, ఖచ్చితంగా. ఓకె. అంటే ఆ రోజుటి పని ఖచ్చితంగా కంప్లీట్ చేసుకున్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని కొంచెం అప్రిషియేట్ చేయటం గాని, అంటే ఏమనకుండా ఉండటం జరుగుతుందనమాట.
ఏమనకుండా ఉండటం జరుగుతుంది. సో ఏంటంటే నాకు కూడా ఏంటంటే వాళ్ళకి కూడా తెలుసు. ఈ అబ్బాయి చేసేస్తాడు. వర్కు ఇచ్చిన వర్క్ చేస్తాడు అని, వాళ్ళకి కూడా తెలుసు కనుక, ఆహ్, వాళ్ళేంటంటే అ! ఏమనరండి ఇంకా. హ్మ్. మనకి
ఓకె. ఓకె. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏందంటే మనకి నిద్రరాక మనం ఫోన్ ఎక్కువ చూస్తా ఉంటాం. అలా చూసినప్పుడు అంటే, బాగా చూస్తూ ఉండిపోయి కొన్ని కొన్ని సార్లు ఐదవుతది ఆరవుతుది గూడా. అలాంటి సందర్భాలు మీకు ఎప్పుడన్న ఎదుర్కొన్నారా? అంటే తర్వాత రోజు మనం కంప్లీట్‌గా నిద్రపోవాల్సి ఉంటది. కంప్లీట్‌గా నిద్రపోవటం వలన పర్సనల్ లైఫ్ పనులు కూడా చాలా ఆగిపోతుంటాయి. ఇంకా అలాగే డైలీ చేసుకునే పనులు కూడా చాలా ఆగిపోతుంటాయి. ఇటువంటి సందర్భాల్లో మీకు ఇంకా ఆఫీస్ వర్క్ కాకుండా ఇంకేమన్నా పనులు అలా ఆగిపోవటం జరిగిందా?
ఆ! అవునండి. ఆఫీస్ వర్క్ కాకుండా, ఇప్పుడు వీకెండ్సనుకోండి వీకెండ్స్‌లో, ఏదో సినిమాకి వెళ్తాం అనుకుంటామనుకోండి. ఇంకేదో లేకపోతే, ఇంకేదో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, ప్రాట్ పార్టీకి వెళ్తాం అనుకుంటాం.
ఓకె. అవును. ఖచ్చితంగా వస్తాం. వీకెండ్స్ అంటే, మనం ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్, చేస్తా ఉంటాం కదా! ఖచ్చితంగా సాధారణంగా జరుగుతూ ఉంటది.
ఆ! ఆన్ ఉంటాం కదండీ. మరి అది పెద్ద మరి ఈ నిద్ర మనకొస్తుతున్న నిద్రకి, అది పెద్ద ఇంపార్టెంట్ కాదులే అనేసి, మనం అలాంటివన్నీ అలాంటి ఈవెంట్సన్నీ మనం క్యాన్సిల్ చేసేసుకుంటామండి.
అవును, ఖచ్చితంగా. ఎందుకంటే, మనం ఆ నిద్ర మత్తులో ఉన్నప్పుడు, లేవలేమసలు ఫస్ట్. లేవలేకపోవటం వల్ల, అలాంటివి ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తా ఉంటాం. అంటే, అ ఇటువంటి ఏదన్నా మ్యారేజెస్, ఫంక్షన్స్ ఇలాంటివైతే, ఖచ్చితంగా అటెండ్ అవుతుంటాం. అంటే, ఇట్లాంటివి కూడా, అటెండ్ అవ్వలేని పరిస్థితిలో మీకేమనిపిచ్చింది? అంటే, కుటుంబం నుంచి కొంచెం దూరమవుతున్నామనిపిచ్చిందా ఇలాంటి సందర్భాల్లో?
ఏ అంటే అట్లా అనేం కాదండి. ఉ నేను చెప్పేస్తానండి నేనారోజు నైట్ బాగా చూసాను కాకపోతే చెప్పలే. ఇప్పుడు కుటుంబంలో అయితే చెప్పేయచ్చండి ఇది రీజను. ఇప్పుడు ఆఫీస్‌లో చెప్పకపోవచ్చు. ఆఫీస్‌లో ఏంటంటే మనం వర్క్ ద్వారా చూపిస్తాం. మనం ఎట్లా చెప్పకపోయినా అట్లీస్ట్ నేను బాగా వర్క్ చేస్తున్నాను కదా! సార్ కొంచెం లేట్ అయినా ఏదైనా కొంచెం నాకు ఆహ్, ఇది
అవును. అవునండి. ఆఫీస్‌లో అది సాధారణమే. మరి ఇంట్లో కూడా, మనం ఇంట్లో వాళ్ళు, మన ఇంటి ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉంటారు, కాబట్టి. ఓకె. నైట్ లేట్‌గా పడుకున్నారు, అందుకే, పొద్దున త్వరగా లేవలేకపోతున్నాడు. అంటే, ఏదో ఒకటి, అమ్మానాన్నలంటే ఏదో ఒకటి అంటూ ఉంటారు. "నైట్ అన్నింటిదాకా పనుకోకపోతే ఏమి? పొద్దున్నే తొందరగా లేయొచ్చు కదా!" అని ఇట్లా తిడతా ఉంటారు. ఇలాంటి సందర్భాలు మీకు ఎలా అనిపిచ్చాయి? అంటే వాళ్ళకి కొంచెం
ఆ! అవునండి. అంటే, అట్లా తిట్టడం, గిట్టడం అంటూ ఏమి లేదండి. ఓహ్! అదంతా మన ఇష్టమేనండింకా. మనం ఎప్పుడు పడుకున్నా, ఎప్పుడు లేచినా, అదంతా.
ఓకె. అంటే, మీ మీ ఇష్టం మీద ఇంట్లో, అలా సాగుతుందంటారు. అంటే, కొన్ని, కొన్ని సందర్భాల్లో ఏందంటే, కొంతమంది ఇళ్లల్లో అంటే, అమ్మవాళ్ళు జోక్‌గా గానివ్వండి, నా నార్మల్‍గా సిద సాధారణంగా అంటూ ఉంటారు. "నైట్ అన్నింటి దాకా పనుకోకపోతే, పొద్దున్నే లేవచ్చు కదా!" అని. ఇంకా పో ఇకపోతే మీకు ఎప్పుడైనా, బాగా లేట్‌గా నిద్రపోయినప్పుడు కానియ్యండి, అంటే, పొద్దున్నే ఎర్లీగా లేసి, ఏదన్నా వర్క్‌ కెళ్ళాలి, లేవలేకపోతున్నాం అరే, లేవలేకపోతున్నాం. అంటే, మీరు ఆ టైంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు నిద్ర లేవటానికి?
అవునండి. అవునండి. నిద్ర లేవటానికి ఏంటంటే, అలారం ఒకటి పెట్టుకుంటామండి. అలారం మెయిన్ అలారంతో నిద్ర లేస్తదండి. లేకపోతే మనది ఇంపార్టెంట్ వర్క్ అనేది మైండ్‌లో తిరుగుతుంటదండి, చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆ ఇంపార్టెంట్ అనేది తిరగడం వల్ల ఆటోమేటిక్‌గా మనం లెగిసిపోతామండి. "ఇది అవ్వకపోతే కాదు ఎట్టి పరిస్థితిలోనే లెగాలి" అనేసి, మన మనల్నిమా
అవును. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మనం లెగవాలని చెప్పి, అలారం పెట్టుకుంటాం. అలాంటి అంటే ఫోద్దున్నే లేయంగానే, ఫేష్ వాష్ చేసుకోవడం వల్ల కూడా ఫ్రెష్నెస్ వస్తుంటది.
ఆ! ఫేస్ వాస్ చేసుకోవటం, టీ తాగటం, ఇవన్నీ చేస్తామండి. ఆ! టి, టీ తాగడం వల్ల కూడా కొంత వరకు నిద్రను మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. ఆ! తర్వాత ఏంటంటే మనం బ్రేక్ టైంలో అప్పుడప్పుడు బ్రేకు వచ్చినప్పుడు పడుకోవటం గాని, లేకపోతే ఆ రోజు కొంచెం తొందరగా ఎళ్ళిపోయి, తొందరగా పడుకోవటం గాని.
ఓకె. ఇంకా ఓకె. అవునండి, అవునండి. అలాంటివి చేస్తూ ఉంటాం. అంటే ఆ! నిద్ర ఆగదు కాబట్టి తొందరగా ఏదో వర్క్ కంప్లీట్ చేసుకొని, త్వరగా నిద్రపోదామని ట్రై చేస్తూ ఉంటాం.
ఎ ఎ ఎట్లాం ఎట్లాంటివి చేస్తూ ఉంటామండి. ఆ! వర్కు మధ్య మధ్యమా వర్కు మధ్య మధ్యలో కూడా ఇప్పుడు అన్ హ్మ్, మనకు కొంచెం ఇందుల్ ఉంటుంది కాబట్టి, వర్క్ మధ్య మధ్యలో కూడా ఎక్కువ టీలు తాగడం ఎక్కువ చేస్తుంటామండి.
అంటే గ్యాప్ తీసుకొని ఆ! ఓకె. అంటే నిద్ర ఆగటానికి.
అవును. నిద్ర ఆగటానికి.
ఆ! అలాగే ఇంకెప్పుడైనా మీకు, వర్క్ అంటే ఫోన్‌ని అవాయిడ్ చేద్దాం, నైట్ త్వరగా పడుకుందాం, ప్ తర్వాత రోజు మంచిగా పని ఉంది మనకి, మంచి ఆ పని ఆ పని ముఖ్యంగా కంప్లీట్ చేసుకోవడానికి, పొద్దున్నే లేవాలి. అంటే, ఫోన్ చూడకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు మీరు?
ఫోన్ చూడకుండా అంటే, నేను డీఎన్‌డీ మోడ్‌లో పెట్టేస్తానండి. డూ నాట్ డిస్టర్బ్ మోడ్‌లో.
అంటే, మనం అంటే నిద్ర పట్టదు కదా! ఆ సమయంలో, ఫోన్ చూద్దాం అనిపిస్తుంటుంది. అంటే, ఎటువంటి చర్యలు బాగా ఎక్కువ తీసుకునేవాళ్ళు మీరు?
ని నిద్ నిద్ర పట్ నిద్ర పట్టినా, నిద్ర పట్టకపోయినా కూడా, ఫోన్ ఉ పక్కన పెట్టేస్తానండి నేను. ఫోన్ పక్కన పెట్టేస్తాను. ఆహ్, నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఒకవేళ ఏదైనా ఇంకా నిద్ర పట్టదు అంటే, పుస్తకం చదువుతాను, కాని ఫోన్ పట్టుకోనండి.
ఓకె. ఓకె. పుస్తకం అంటే, వ అప్పుడు నిద్ర బాగా అంటే, చదవంగా, చదవంగా ఏద్ మనకు తెలియకుండా మైకంలోకి వెళ్ళి, నిద్రపోతాం అంటారు.
నిద్రపోతాం. నెక్స్టేంటంటే, పాలు తాగుతానండి నేను. పాలు కూడా నిద్ర పట్టడానికి, మంచి ఉపయోగపడతదండి. హ్మ్.
ఓకె. అవునా అండి? పాలు అంత మంచిగా ఉపయోగపడతాయండి, నిద్ర త్వరగా పట్టటానికి?
ఆ! పాలు బాగా ఉపయోగపడతాయండి. నెక్స్టేమో
ఓకే. అంటే, మీరు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నట్టయితే, ఈ ఆరు ఆరు ఆహ్, ఆయుర్వేదిక్‌వి ఇలాంటివి ఏమన్నా టిప్స్ చెప్తున్నారు. అంటే, ఎక్ససైజ్‌లాంటివి. కళ్ళు అటు తిప్పండి, ఇటు తిప్పండి. ఇంకా తలం మీద చెవు వెనకాల ఇక్కడ కొంచెం ఇన్ని సార్లు ఒత్తుకోండి, మీకు నిద్రొస్తది అని. ఇలాంటివి, చెప్తూ ఉన్నారు. ఇలాంటివి ఎప్పుడైనా, మీరు ట్రై చేశారా? నిద్ర పట్టకు నిద్ర పట్టటానికి?
నేనలాంటివేమి ట్రై చేయలేదండి. నేనేంటంటే, ఒకటి పాలు తాగటం ఒకటి. ఇప్పుడు టీ, కాఫీలున్నాయనుకోండి, అది ఈవెనింగ్ పూట తాగుతానన్నమాట. నైట్ పూట తాగను. ఎందుకంటే, టీ ఫ్
ఓకె. అవును. మనం టీ, కాఫీలు అంటే ఖచ్చితంగా మా ఆ ఆకలి వేయని సమయంలో, నిద్ర ర రాకుండా ఉండే సమయంలో, అలాంటి సమయంలో తాగుతుంటాం. మరి మీరు పాలంటే, ఇది కొత్తగా చెప్తున్నారు. నేను కూడా వినటం ఇది ఫస్ట్ టైము.
ఆ! నిద్రకి ఇది ఇదైపోతుందండి. ఆ! అంటే, మీరు వినడం, ఫస్ట్ టైమ్ అన్ <giggles> వినడం ఫస్ట్ టైమ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా అది కొత్తే అనిపిస్తది కదండీ!
అవునవును. కొత్తగా వింటున్నాను అదే చెప్తున్నాను నేను గూడా. ఎందుకంటే, ఇం ఇంకా ఎటువంటి ఇలాంటివి ఇలాంటి టిప్స్ ఇంకా ఎటువంటి చర్యలు తీసుకునేవాళ్ళు? అవి ఎంత వరకు మీకు ఉపయోగపడుతున్నాయి?
ఆ! ఆ! ఇట్లాంటివి ఏంటంటే, ఇంకా కొన్ని సార్లు ఫుల్‌గా తినేస్ ఎ తినేసినా కూడా నిద్ర పట్టదండి. టైట్‌గా అయిపోతుంది కడుపు. ఓహ్, అందుకే ఇప్పుడు నైట్ పూట తినడం కూడా ఎ కొంచెం తక్కువ తినాలండి. తక్కువ తిం
అవునా? అవునండి. ఎక్కువగా తిన్నప్పుడు పొట్ట భారంగా అనిపిస్తది కదండీ?
అవును. పొట్టభారంగా అనిపిస్తది. తొందరగా నిద్ర పట్టదు. కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ ఏర్పడుతూ ఉంటది. సో, దానివల్ల ఏంటంటే, కొంచెం తక్కువ తిన్నా కూడా హ్యాపీగా నిద్ర పట్టకపోవచ్చండి. నెక్స్ట్ ఏంటంటే, కొన్నిసార్లు లైటింగ్‌ల వల్ల గాని, సౌండ్స్ వల్ల గాని కూడా మనకు సరిగ్గా నిద్ర పట్టదండి. సో, మనం చక్కగా లైట్లు ఆపేసి, మ ఈ సౌండ్స్, గీస్ ఏమి లేకుండా...
ఓకే. అవునవును. ఓకే. అలా విండోస్ అవన్నీ వేసుకొని, సౌండ్ లేకుండా ప్రశాంతంగా బనుక్కుంటారన్నమాట.
ఏమి లేకుండా చక్కగా కావలసినంత గాలి, ఫ్యాను పెట్టుకొని చక్కగా తక్కని మంచం మీద అన్ని సౌకర్యాలు ఇప్పుడు మంచం సరిగ్గా లేకపోయినా కూడా కొన్నిసార్లు సరిగ్గా నిద్ర పట్టదండి. సరిగా ఫ్యాన్ తిరగకపోయినా సరిగ్గా సో, అవన్నీ ఎవరీథింగ్ ఎందుకు నిద్ర పట్టట్లేదు? అనేది
ఓకే. ఓకే. అవునవును. అంటే, అన్ని సౌకర్యంగా, జాగ్రత్తగా అన్ని ఆ! సౌకర్యంగా నిద్ర పట్టేటట్టు చర్యలు తీసుకుంటున్నారు మీరు.
అవును. అమ ఆ! చర్యలు తీసుకుంటున్నానండి. సో, ఇప్పుడు కొన్ని సార్లు ఏంటంటే, జస్ట్ అట్లా వాకింగ్‌కెళ్ళి రావటం. ఒక 5, 10 మినిట్స్.
అవునండి కొంతమంది చెప్తూ ఉంటారు. అలా వాకింగ్‌కెలొస్తే త్వరగా నిద్ర వస్తదని.
అవునండి. ఇంకా మనకి ఆలోచనలు ఏవి తొందరగా నిద్ర పట్టట్లేదనుకోండి. జస్ట్ అట్లా ఒక ఐదు నే 5, 10 నిమిషాలు అలాగా వాకింగ్‌కెళ్ళి వస్తామండి.
అంటే కొద్దిగా, ఆ రోజు వాకింగ్. ఓకే. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట అది ఆ వాకింగ్ అనేది. అలాగే, అలాగే ఈ వాకింగ్ ఇలాంటివి కాకుండా ఇంకేమన్నా చర్యలు తీసుకునేవాళ్ళా?
ఆ! ఆరోగ్యం కూడా మంచిదండి. ఈ వాకింగని కాకుండా ఒక ఆ! డైరీలో రాసుకునేవాడిని నేనింతకు నిద్రపోవాలి. ఇంతకు లేవాలి. సో.
ఓకె. టైం, టైం పాటిస్తున్నారన్నమాటైతే.
ఆ! టైమ్ పాటిస్తున్నానండి. అ అట్లా ఉ ఇదొకటండి. నెక్స్ట్ ఏంటంటే ఉ ఫ్రెండ్స్ ఫోన్ చేయటం గాని ఇలాంటివన్నీ ఉంటాయండి. అవి నాకు చెప్పేసి ఈ, ఈ, ఈ టైమ్ తర్వాత నాకెవరు ఫోన్ చేయకూడదు. లేకపోతే ఎవరు ఇంకేం చేయకూడదు.
ఓకె. ముందరే చెప్పేస్తుంటారందరికి.
ముందు ముందరే చెప్పేస్తానండి. లేకపోతే ఆ ఫోన్‌లో కూడా మనకు టైమ్ తెలియకుండా అయిపోతుందండి. సో, ముందే ఎ ఏదైనా ఈ టైమ్‌కి ముందే మనం మాట్లాడుకుందాం, చేసుకుందాం కానీ ఈ టైమ్ తర్వాతైతే వద్దు. అని చెప్పేస్తామండి.
ఓకె. అంటే మ మంచిదే కదండీ. అది కూడా మనకి అంటే ఈ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటది. ఇతరుల నుంచి డిస్టర్బెన్స్ చాలా తక్కువుంటది ఇలా, ఇలా ఉంటే.
ఇతరుల నుండి డిస్టర్బెన్స్ తక్కువుంటుంది. మనం కూడా వెంట పడుకున్న వెంటనే మనకు నిద్ర పట్టదండి. పడుకోవడానికి ఒక ఐ 5 10 నిమిషాలో గ్యాప్ తీసుకొని నిద్ర పడుతదండి. కానీ ఆ 5 10 నిమిషాల్లో చాలా కారణాలుంటాయండి. నిద్ర కరెక్ట్ పడతాదా? పడదా అని. ఒకటి ఆ 5 10 నిమిషాల్లో మన లైటింగు, మన సౌండు, మన మనం తీసుకున్న ఆహారము, మనం అలవరచుకున్న అలవాట్లు ప్రతీదీ, మనం ఉ
అవునండి. అవును. ఓకె. అవన్నీ చక్కగా ఉంటే మనకు ఖచ్చితంగా బాగా మంచి నిద్రనేది పడుతుంటది.
అప కొన్ని సార్లేంటంటే ఎ ఎవరో బాస్ తిట్టారనో, అదేదో ఇట్లా ఏవో డిస్టబెన్సెస్ ఉంటాయండి. లేపోతే ఇంకెవరో ఏదో అన్నారని డిస్టబెన్సెస్ ఉంటాయండి. ఆ డిస్టబెన్సెస్ కూడా నిద్ర పట్టదండి. సో, అట్లాంటివి మనం రాసుకోవాలి.
అవునా? అవును. అవి మైండ్‌లో తిరుగుతూ ఉండటం వల్ల మనకి నిద్ర పడటం తక్కువగా ఉండటం జరుగుతుంటది.
ఆ! తక్కు అయితే మనం రాసేసుకొని అ ఒక పేపర్ మీద దేని మీదో ఒకటి రాసేసుకొని మనం, అవసరమైతే వాళ్ళని కాల్ చేసి మాట్లాడి, అక్కడ క్లియర్ చేసేసుకోవాలండి. మైండ్ మనం ఫస్ట్ క్లియర్‌లో పెట్టుకున్నామనుకోండి, అది కూడా మన
ఓకె. ఓకె. అవునండి. ఖచ్చితంగా అలా, అలా క్లియర్ చేసుకోవడం వల్ల మనక్కూడా మైండ్ కొద్దిగా రిలీఫ్‌గా ఉంటది. అవును కదండీ.
ఆ! రి రిలీఫ్‍కు ఉంటుంది మైండు. సో, ఎందుకు అందుకే ఏంటంటే ఇలా ప్రతీదీ మన మానసికంగా ఏదైనా ఎదుర్కొంటున్నామా? లేకపోతే మన నిద్ర ఎందుకు మనం లేపోతే అలాగా మన డిజిటల్‌గా స్క్రీన్ వాడటం వల్ల మనకు నిద్ర పట్టట్లేదా? ఇలా ప్రతీదీ మనం అనలైజ్ చేసుకొని, ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందో తెలుసుకొని, ఆ అది మనం
ఆ! అహా! ఓకె. ప్రాబ్లంని రె రెక్టిఫై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారండి.
అంటే, ఎటువంటి ప్రయత్నాలు చేస్తుండేవారండి? అంటే, కొన్ కొంతమంది ఎలా ఉంటారంటే, ఫోన్ చూడకుండా, బుక్స్ అంటే, మీరిందాక చెప్పినట్టు బుక్స్ చదవటం గానివ్వండి, ఇలాంటివి గూడా చాలా బా మంచిగా మీకు ఉపయోగపడినియి అనుకుంటన్నాను.
ఆ! అవు అవునండి. బుక్స్ చదవటం కానీ, లేపోతే వాకింగ్ చెయటం కానీ, ఇంకా బుక్స్, గిక్స్ ఏం లేవనుకోండి, అక్కడే కూచ్చొని అలా మెడిటేషన్ కాసేపు చేసుకుంటానండి. అంటే, జస్ట్ ఆహ్, ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాస తీసుకోవటమే అనమాట, మ మటమేసుకొని కూచ్చొని, ఇంకేం లేదు లాస్ట్‌కి ఆ! అప్పుడు కొంచెం బాడీ ఫ్రీ అనిపిస్తుందండి. అట్లా బాడీ ఫ్రీ అనిపించినప్పుడు కూడా మళ్ళీ పడుకుంటే కొంచెం నిద్రపట్టే అవకాశముంటదండి.
ఓకే. ఓకే. యోగా జెయటం వల్ల గూడా మంచి నిద్ర పడతందని మీరూ సూచనలిస్తన్నారు. మంచి నిద్ర పట్టే అవకాశముంది. అవునండి. అంటే, మీర్ మీరు ను మీరు ఫోన్‌ని చూడకుండా ఫోన్‌ని ఎవాయిడ్ చేస్తూ, అలాగే మీరు వాకింగ్ చేసే విధా
నెక్స్ట్ ఈ ఫోనేంటంటే, స్క్రీన్ లైటుంటుంది కదండీ. ఆ స్క్రీన్ లైటు కంటి మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి, ఆ ఐస్ రిలాక్సవ్వటానికి ఐస్‌కి టైమ్ పడుతుందండి, ఒక అరగంట అట్లా టైమ్ పట్టేస్తుంది ఐస్‌కి.
హ్మ్. అవునండి. ఖచ్చితంగా కళ్ళనేది కొంచుం లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటది, మనం ఫోను ఎక్కువు చూడటం వలన.
ఆ! ఆ స్క్రీన్ వ స్క్రీన్ లైట్ వల్ల, ఆ స్క్రీన్ లైట్ నుండి మనం నార్మల్ లైట్ వేరు, స్క్రీన్ లైట్ వేరండి. నార్మల్ సబ్జెక్ట్ వేరు, ఈ స్క్రీన్ వై లైట్ మనం చూడటం వల్ల, ఆ స్క్రీన్ లైట్ నుండి ఐస్ రిలాక్సవ్వటానికి ఒక అరగంట పడతదండి.
అవునండి. అవును. ఖచ్చితంగా అండి.
అందుకే మనం ఏంటంటే, మనం పడుకుంటున్నాం, 10 గంటలకి పడుకుంటన్నామంటే, అట్లీస్ట్ ఒక గంటో, ఆహ్, దానికన్నా ముందొక గంట అసలు టచ్చే చెయకూడదండి ఫోన్. మనం 10కి పడుకుంటన్నామంటే, 9 నుండి అసలు టచ్ చెయకూడదండి ఫోను.
ఆహా! ఓకే. చాలా చక్కగా చెప్పారండి.
ఓ తొమ్మిది తొమ్మిది యాభైకి మనం ఇందులోకెళ్ళిపోవాలండి. బెడ్డ్ మీదకెళ్ళిపోవాలి, పదికప్పుడు నిద్ర పడతదండి. అంటే, ఇవన్నీ, ఒక్కటి ఇదొక్క ఫోనే కాదు, ప్రతీది మనం టీఫి కాఫీ‌ల ఎఫెక్ట్ పడచ్చు, మన తిండేఫెక్ట్ పడచ్చు, మన వాకింగెఫెక్ట్ పడచ్చు, ఇలా ప్రతిది.
ఓకే. ఓహ్! ఓకే. చాలా చక్కగా చెప్పారండి అన్నిటి గురించి. అంటే, త్ వాకింగ్ చెయటం వల్ల బాగా నిద్రపడతది. అలాగే, ఫుడ్డ్ మంచిగా, తక్కువగా తినటం వల్ల బాగా నిద్రపడతది, ఇంకా ఫోన్ తక్కువగా చూడటం వల్ల కళ్ళు మంటలు తగ్గుతుయి, చాలా చక్కగా మాట్లాడారండి. అంటే, మీతో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలు.
నాకు కూడా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలండి.